అంటే నేను బాడీ కాన్ ఎప్పుడేయలేదు. కానీ బ్యాగీ జీన్స్‌లు అలాంటివి యేసానన్నమాట ట్రైల్‌రూమ్స్‌లలో గూడా ఈసారి యెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాడీ కాన్ <chuckles> యేస్తా. ఇది గుర్తొచ్చింది ఇప్పుడే. ఏంటంటే, ఒకసారి నేను అది గూడా ట్రై చేయాలి. బావుంటుందా నాకు. అన్నట్టు ఎప్పుడు ఉండేది. అది బావుంటే ఖచ్చితంగా ఈసారి కొందామనే ఫిక్స్ అయినా. ఇంకా అంతే ఖచ్చితంగా కొనేస్తా అనమాట ఆ స్టైల్.
హ్మ్. ఓకే. <giggles> <giggles> ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. మీరెప్పుడన్నా మరి, వి వీటితో పాటు ట్రెడిషనల్ డ్రెసెస్, శారీస్ గాని, ఇవుంటాయి గదా! వీటిని ట్రై చేసి, వాటి అవ్ అవి అవేసుకున్నప్పుడు చాలా మంది కాంప్లిమెంట్స్ ఇవ్వడం గాని జరిగిందా అండి. ఎప్పుడు ఆ సందర్భం ఎప్పుడు?
అవును. అవునవును. ఆ! అవునండి. ఏంటంటే, మొన్న బతుకమ్మకి ఏంటంటే, ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెసెస్సే యేసుకుంటాం కదా! మనం. కాబట్టి లంగాఓణి యేసుకున్నా అండి. అది కూడా మా అమ్మగారు కుట్టారన్నమాట. చీర తీసుకొని కుడతారు కదా! ఆ! కుట్టితే నేను చున్నీ తెచ్చుకొని యేసుకున్నా. అది అసలు చాలా సెట్ అయిందండి. ఇలా అద్దినట్టు అన్నమాట. మంచిగుండేసరికి మా స్నేహితులు, కుటుంబ సభ్యులు గిట్లా బావుంది చాలా. నీకు చాలా సెట్టయింది అన్నారు. కొంచెం అప్పుడు
హ్మ్. అవునవును. హ్మ్. యెస్. యెస్. సూపర్! ఆ! హ్మ్. ఇంకా బావుంటది. <giggles> ఆ! హ్మ్. హ్మ్. <chuckles> <chuckles> అవును. కొంతమంది ఫన్నీగా గూడా కామెంట్ చేస్తుంటారు గదా! బాయ్స్ ఉంటే బాయ్స్, బేస్టీస్ చేసి ఏం చేస్తారంటే మీకు సెట్ అయినా కూడా ఫన్నీగా కామెంట్ చేస్తుంటారు. మీకు సెట్ కాలేదు <chuckles> అది అని అలా ఎవరైనా ఏమైనా కామెంట్ చేసారా?
హ్మ్. అవునవును. ఆ! మా తమ్ముడు, మా తమ్ముడండి. ఏం ఎంత బావుంది అందరూ 100 మంది బావుందన్నా గూడా, వచ్చి మా తమ్ముడు అయితే ఏం జేస్తాడంటే, లేదు నీకు సెట్ కాలే. అసలు అది ఎందుకేసుకున్నావు అన్నట్టే జెప్తాడన్నమాట <chuckles> వచ్చి. అయితే నేను ఏం జెప్తా అంటే నీకు తెలీదు, నీ స్టైలే తెలియదని జెప్తా <chuckles> అన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ఓకే. హ్మ్. <giggles> అక్క మీరు కాబట్టి డామినేషన్ మీరు చూపిస్తుంటారన్నమాట. <giggles> ఓకే. ఓకే అండి.
అవును. ఖచ్చితంగా <giggles> అసలు. ఇంకా నువ్వు నీకు తెలియదు నువ్వు ఏమి యేసుకోవన్నట్టు జెప్తా.
హ్మ్, చాలా బావున్నాయండి. మీ స్టైల్స్ గాని, మీరు మీ లైఫ్‌లో ఎలాంటి స్టైల్స్ వాడుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది, మీ వయస్సుతో మీ స్టైల్ ఎలా మారిందన్న విషయాన్ని మీ అనుభవాల ద్వారా చాలా చక్కగా వివరిచ్చారండి. మీకు నా ధన్యవాదాలు.